ఆ తర్వాత రియలైజయ్యనండి. అంటే ఈ ఈ డీమోటివేషను డీమోటివేటయిన స్టేజ్‌లో అయితే నేనేమి ఆలోచించలేకపోయను.
హ్మ్. ఆలోచించలేరు. కరెక్టే అండి. హ్మ్.
ఆ! ఆ! ఆ తర్వాత మాత్రం అనిపించిందనమాట. అది రాకపోతే నాకు ఇంకో అవకాశం వస్తుంది అని వీళ్ళంతా రోజూ చెప్పుకుంటూ వస్తున్నారు కదా! నన్ను కొంచెం మళ్ళీ మ మామూలుగా మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఆ ఆలోచిస్తూ ఆహ్, మళ్ళీ ఇది కాకపోతే ఇంకోటి నాకు అవకాశం వస్తుంది అనుకుని ఇది కూడా మన మంచికే అక్కడికెళ్లకపోతే ఇక్కడ ఇంకొక పని మనం చేసుకోగలం అని అలా అనుకుని అలాగా నా కాలక్రమంలో ఒక కొద్దిగా కుడు కుదుట పడ్డాననుకోవచ్చండి. హ్మ్. ముందైతే
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఓకే. ఓకే. ఆ! తర్వాత ఇంకెప్పుడైనా మీకూ ఇంత్ ఈ ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డీమోటివేషన్ అనుకుంటే ఆహ్, ఇంకెప్పుడైనా చిన చిన సందర్భాల్లో డీమోటివేట్ అయిపోయి 1, 2 రోజులు అలా ఆహ్, నిమ్మలంగా అంటే సైలెంట్‌గా ఉండిపోయిన సందర్భాలున్నాయా?
ఆ! హ్మ్. వా ఉన్న సందర్భం. అంటే ఆ కెరీర్ పరంగా ఇప్పుడున్న కెరియర్‌లో కొంచెం ఎత్తుపల్లాలనేటువంటివచ్చినప్పుడు కొంచెం డీమోటివేట్ అయిపోయాననుకోండి. ఎందుకంటే ఆహ్, అందులోనేమో వాళ్ళూ ఆహ్, అంటే కొంచెం నాకు కొంచెం రికగ్నైజేషన్ తగ్గటం గానియ్యండి నేను కష్టపడినా కూడా రికగ్నైజ్ చేయకపోయినటువంటి
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఆ! అంతకు తగ్గ ఫలితం రాకపోయినా కూడా మీరు కొంచెం డీమోటివేటవుతారు. అటువంటప్పుడు మీరు దాన్నుండి బయటపడి మళ్ళీ రొటీన్‌లో పడిపోవడానికి ఏం జేస్తారండి?
ఆ! ఆ! ఆలన్ ఈప్ అంటే ఇదేనండి. కొంచెం మన మ్ ఆలోచన విధానాన్ని దీంట్లో నుంచి ప్ కొంచెం పక్కకు జరపడానికి, హ్మ్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉద్యోగం, పిల్లలు, బాధ్యతలు వీటిలన్నిటిలో నుంచి కొంచెం పక్కకి జరిపి ఆహ్, ప్రశాంతంగా వీలైతే ఒక ట్రిప్‌కెళ్ళటం లేకపోతే ఆహ్, మరీ చిన్న చిన్నవనుకో
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే సోలో ట్రిప్పా, ఫ్రెండ్స్‌తోటా? లేకపోతే ఫ్యామిలీ‌తోటా అండి?
ఇలా హ్మ్. ఫ్యామిలీతో అయితే బావుంటుందండి. ఎందుకంటే కొంచెం ఒక్కడినే వెళ్ళేకన్నా ఇంకొంచెం ఇబ్బందవుతుంది. అక్కడేం నే ఏదైనా చూసి ఇంకొంచెం ఆహ్, అదే ఆలోచనొస్తుంది. ఈ ఫ్యామిలీతో వెళ్ళటానికి అయితే వీళ్ళేమో ఏదో ఒకటంటూంటారు గదా! నాకిది కావాలి అది కావాలి అంటూ ఉంటారు. ఆ! అలా కాదు ఇలా కాదు అనేలోపు మనం కొంచెం మ అంటే మనసనేటువంటిది కుదుటపడుతుందని ఆ! వీళ్ళతో వెళ్తూంటా.
హ్మ్. హ్మ్. అదేది. <laughs> హ్మ్. ఆ! ఆ! అదే. కొంచెం డైవర్టయిపోతది ఆటోమేటిక్‌గా హ్మ్. హ్మ్.
ఆ! అవునండి. అవునండి. వీళ్ళతో వెళ్తే కొంచెం అంటే డైవర్టవ్వడం కాకుండా కొంచెం మళ్ళీ ఆహ్, హ్మ్. నే ఎక్కువగా మనం ఉత్సాహం కూడా వస్తుందనమాట. హ్మ్. ఆ! అదండి. పనిచేయగలిగేటటువంటి సత్తా వస్తుంది. అ!
ఆ! అదే, అదే, అదే. హ్మ్. హ్మ్. అదే, అదే, అదే. హ్మ్. అవునండి. ఈ ఇదే కాకుండా ఒక్కొక్కసారి కొంతమంది సూటిపోటి మాటలనడం గానివ్వండి కొంచెం నిజూ నిరుత్సాహపడే మాటలు మాట్లాడనివ్వడం గానివ్వండి ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మోటివేషననేది తగ్గిపోయి రోజూ జేసే పనులు కూడా చేయలేకుండా అయిపోతుంది. అటువంటివి ఎప్పుడైనా ఎదురయ్యాయా అండి?
ఆ! ఆ!